ఓకే. ఓకే. అది కూడా ఉందన్నమాట.
అంటే అడక్కడక్క అడగతన్నాం కదా! సో, వాళ్ళు చేయగలగతారు. అయినా కూడా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం ఫ్రెండ్ అనుకుం ఆ! మనం ఫ్రెండ్ అనుకున్నాం అని చెప్పి వాళ్ళనుకోవాలని చెప్పి రూల్ లేదు కదండీ. కరెక్టే కదా! సో హ్మ్.
యస్. ఆయన గూడా చేయలేము అంటే గనక తీసుకోలేము. హ్మ్. నిజమే. అంటే మీకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళెలా ఆలోచిస్తున్నారు? వాళ్ళ మరి వాళ్ళ మానసిక స్థితి అప్పుడే ఆ టైంలో ఎలా ఉంది? అది కూడా మీరు ఆలోచించడం అనేది మంచి విషయం యాక్చువల్‌గా.
అంటే గమనించేస్తానున్నాను. ఆ బాడీ బిహేవియర్‌లో మనకు అర్థమైపోద్ది. ఆహ్, చెప్పు, ఆహ్, ఏంది? అంటే ఈ టోను బా ల్ లా వాయిస్ టోన్ అనేదే మనకు ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు నవ్వుతుంటే మనం నిజంగా మనస్పూర్తిగా నవ్వాలా. బాధ పడుతుంటే నిజంగా లోపల నుండి ఆ బాధనేదొస్తది. ఈ యాక్టింగ్ అనేది ఈజీగా అర్థమైపోద్ది. ఎందుకంటే నేను యా చిన్నప్పుడు యాక్టింగ్లు చేస్తేనే నాకు అర్థవైంది. యాక్టింగ్ అంటే ఏంది? రియాలిటీ అంటే ఏంది అని. సో
హ్మ్. బావుంది. యస్. ఓకే. నిజమే. <laughs> <laughs> అంటే మీ మీ లోకంలోనే లోకాన్ని చేసేసారనమాట లోకమంతా.

లేదండి అస్సలు ఆ! ఇంట్రెస్ట్ లేదు తెలీదు. నేనేం చూసేవాడినంటే ఎక్కువగా, ఈ కార్టూన్స్, జెటెక్స్ చానెల్, ఈ తరువాత కార్టూన్ నెట్వర్క్ చానెల్, దాంట్లో వచ్చే పవర్ రేంజర్స్, ఆ! మోగ్లి, ఆ! జంగిల్ బుక్ ఇవి జుసుకుంటూ పెరిగేవాడిని.
టీవీ‌లో కూడా చూడలేదు. <laughs> యెస్. ఓకే. హ్మ్. ఓకే. మోగ్లి లాగానే పెరిగారన్నమాట మీరైతే.
<sneezes> ఆ! అలాగే అనుకోవచ్చు. అలాగే అయిపోయిందండి. నచ్చిన అంటే ఆ! నాకిప్పడికి నా దగ్గర ఒక ఆ! మనకు గాడ్జిల్లా కింగ్ కాంగ్ అని చెప్పి వస్తుంటాయి గదా! ఇప్పుడు పెద్ద, పెద్ద సినిమా మనకు దా చిన్నప్పుడెంటంటే కే ఆ! ఆ! చింపాంజీ‌ది ఒకటి వచ్చేది కింగ్ కాంగే అనుకుంట నాకు తెలుసది. మూవీయో, కార్టూనో తెలీదు గుర్తు రావట్లేదు. ఆ! నేను దాన్ని జుస్తూ నేనోక నేనోక చింపాంజీ అనుకోని గుండెలు బాదుకుంటూ కొట్టుకోవడం, <chuckles> మంచం మీద నుంచి దూకేయడం. <chuckles> నేను దాని బాడీ లాంగ్వేజ్ జుసుకొని అదేమన్నా నేనేందంటే దాని బంధువులా ఫీలయిపోయాను.
<chuckles> ఓకే. ఎస్. ఎస్. అవునండి. ఎస్. ఎస్. కి హ్మ్. <chuckles> <chuckles> ఓకే. <chuckles> ఎయిసే అంటే నువ్వు మనిషన్న విషయం మర్చిపోయావు. <chuckles> అయ్యయ్యో! <laughs>
అంటే మా అమ్మ ఇప్పటికి చప్
అంటే నీలో‌ని ఒంటరితనం. అంటే యాక్చువల్‌గా ఏంటంటే, నీలో ఏ ఏర్పడిన ఒంటరితనమనేది నువ్వలా తీర్చేసుకున్నావు. అలా అలా కోతి‌లాగా‌జేస్తూ, చింపాంజీలాగా‌జేస్తూ, అలా ఎగురుతూ ఎస్.
ఆ! ఆ! అంటే అది ఎలా జూసానంటే అండి నేను ఆ! మీ అవునవును. ఎందుకలా జేసేవాన్నంటే ఇప్పుడు ఆ! మనం జంగిల్ బుక్ జుస్తే ఒకే ఒకబ్బాయుంటాడు. ఆ! అబ్బాయికి మనుషులు లేకుండా పక్కన జంతువులుంటాయి కదా! ఆ! జంతువుల్లా బిహేవ్ జేస్తుంటాడు గదా! నాకు ఆ! నాకు కూడా మనుషులంటే మా అమ్మ, మా నాన్న, వాళ్ళు ఎంత సేపని చెపి వాలి మొఖాలు చూస్త ఉంటాను జెప్పండి? చిను చినప్
అవును. హ్మ్. ఎస్. ఎస్. పోమొగ్లీ. <chuckles> నేజమే. వాళ్ళు అంటే వాళ్ళు మీతోని ఆడుకునే వయసు వాళ్ళది గాదు గాబట్టి, మీరు మీ ఏజ్‌కి తగ్గట్టు ఆడితే గనుక మీకు నాలెడ్జ్ వేరేవేరే లాగా వచ్చేది.
ఆ! చిన్ ఆ! అదేగా అంతే కదండీ. చిన్నప్పుడంటే సరే ఆ! ఒక అది వేరు. వన్స్ మనకు నాలెడ్జ్ అనేది రీడింగ్ రీడింగ్ చేసే ఏజ్‌లోకొస్తున్నామంటే మెచ్యూరిటీ పెరుగుతూ, లేదా అల అసలు బయట మనుషులు ఇవన్నీ తెలుసుకోవాలనే ఒక ఆశ మన లోపల వచ్చినప్పుడు అయినప్పటికీ మనం ఇంట్లోనే ఉండటం. ఇవన్నీ జుసి నేను ఆ! చింపాంజీని జుసి, చింపాంజీ ఎలా అయితే ఒక మోగ్లికి ఫ్రెండో నాకు ఫ్రెండ్ నేను గుండెలు బాదుకుంటాను నేను కోతిలాగా నడుస్తాను అంటు
ఓకే. హ్మ్. ఎస్. ఓకే. ఎస్. <chuckles> ఓకే. హ్మ్. అరుస్తూ. దానరుపులు కూడా. <laughs>
ఆ! అరుపులు కూడా అరిచేవాడిని కోతరిసినట్టు అంటే
<laughs> అయ్యయ్యో! అంటే ఇవన్నీ మీకిప్పుడు గుర్తు తెచ్చుకుంటే గనుక మరి మీ పేరెంట్స్ నన్నెందుకు ఎప్పుడు బయటకి పంపలేదు? నేనెప్పుడు ఎందుకు ఆడుకోనిలేదు అని ఎప్పుడడిగిన సందర్భముందా?